వివరించిస్తానండి. చాలా చక్కటి ప్రశ్నండి ఇది. సో నేన్ నేను నా కుటుంబ వ్యవస్థలో ఆహ్, మాదొక పెద్ద కుటుంబం అండి. సో, దాంట్లో నుంచి మా ఇంట్లో ప్రత్యేకంగా ఒకా పండగలొచ్చినప్పుడు, లేకపోతే ఒక ఆహ్, అందరం ఆహ్, ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయినప్పుడు. మం
గట్టిగ ధరలు అవి ఉన్నప్పుడు. హ్మ్.
హ్మ్. ఏదైనా గెట్ టు గెదర్స్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే వేజ్ మీదికన్నా వెజిటేరియన్ <chuckles> అంటే, శాకాహార భోజనం కన్నా, మాంసాహారం మీదికి ఎక్కువ ప్రీతి చూపిస్తూ ఉంటాము. ఎందుకు అంటే <clears throat> దానివల్ల ఒక స్పెషల్ టేస్ట్ అనేది వస్తది నాన్ వెజిటేరియన్‌లో.
అవును.
సో అందుగ్గాను ప్రత్యేకంగా మా ఇంట్లో పరిస్థితి చూసుకుంటే, ఆహ్, నేను కూడా ఒక మంచి హ్మ్, వంటలు వండుతారు. ఎందుకంటే <chuckles> అవునండి. ఎందుకంటే మా ఇంట్లో, ఒకసారి చిన్న గ్యాదరింగ్ ఎ ఒక ఒక సండే రోజు కలిషినము. లేకపోతే ఒక 15 డేస్‌కో, వన్ మంత్‌కో ఏదైనా చిన్న బర్త్‌డే ఆహ్, అట్లా బ బర్త్‌డే పార్టీ అయినా గాని, ఒక 20 నుంచి 25 మెంబర్సు మా కుటుంబస్తులే ఉన్నారు. సో ఇందుగ్గాను నేనూ ప్రిఫర్ చేసేదంటే ఒకటే ఆహ్, డిషు బిర్యానీ. బిర్యానీ ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే అది ఆహ్, ప్రోటీన్ ఫుడ్, ప్లస్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారండి. ఇష్టపడి తింటారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఆహ్, పెద్ద కుటుంబం కాబట్టి ఈ వాళ్ళు, ఈ చాలా ఇష్టం. <chuckles> హ్మ్.
వంటల్లో మీకు ప్రావీణ్యం ఉందంటారు. హ్మ్. హ్మ్. ఓహ్! అవును. అవును. అవును. పిల్లలందరికీ బిర్యానీ అంటే చాలా ఆహ్, ఇది కదా! ఆ! పాపులర్ ఐటెమ్ కూడా అది. హ్మ్.
అవునండి. ప్లస్ ఇదీ సాంప్రదాయంగా అంటే దీనికొక చరిత్ర గూడుందండి బిర్యానికి. చరిత్ర అంటే, ఇది మనకు మొఘల్ సామ్రాజ్యము కాడ్నుంచి మనకు ఈ బిర్యానీ ఉన్నది. అంటే మనం ఒక్కసారి వెనకకి వెళ్తే ఇది బేసిక్‌గా వచ్చేసి ప్రోటీన్, హై ప్రోటీన్ అండ్ హై కార్బో ఆహ్, కార్బోహైడ్రేట్స్ ఫుడ్ అండి ఇది.
హ్మ్. హ్మ్. అవును. హై ప్రోటీన్ అని ఎలా చెప్పగలుగుతారండి? అందులో ఏమి పదార్థాలు ఉంటాయి ప్రోటీన్ గురించి?
ఎందుకంటే ప్రొటీన్ అంటే దాంట్లో మాంసము‌తో కూడిన ఆహ్, వంటకాలండి బిర్యానీ కావచ్చు.
ఓహొ! మీరంటే చికెన్ బిర్యానీ ఏదో మ మటన్ బిర్యానీ అది నాన్ వెజిటేరియన్ బిర్యాని సంగతి చెప్తున్నారు. ఆ! అది కరెక్టేనండి. హ్మ్.
ఆ! హ్మ్. ఆ! అవునండి. ఎందుకంటే మనము కాలిక్యులేషన్స్ ఎప్పుడు గూడా హ్మ్. ప్రోటీన్ మీదనే బేస్ అయుంటది గదండీ మనది. ఆహ్, సో మనము నాన్‌వేజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఆహ్, ఎక్కువ ఆహ్, దాంట్లో పోషక విలువలు ఎక్కువ.
హ్మ్. అవునవును.